ఆహా!
సో, అలా కడ్డం వల్ల వాలకేంటంటే జీ వాళ్ళకి తరువాత వాళ్ళకి లాస్ ఉంటుంది. ఇప్పుడు ప ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడైనా సరే ఆహ్, వాళ్ళు తెలియని పనిలో జాయిన్ అయ్యారనుకోండి వాళ్ వాళ్ళకి లాస్ ఉంటుంది. సో, నేనేమంటున్నానంటే, "నీకున్న నాలెడ్జ్ ప్రకారం నీకున్న డిగ్రీ ప్రకారం నువ్వు దేంట్లో అయితే ఫిట్ గుంటావో ఆ జాబ్ దొరికినప్పుడు వెంటనే దాంట్లో జాయిన్ అయిపోయి, దాన్ని బట్టి మీరు నాలెడ్జ్ అనేది ఇంకా బిల్డ్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా మీరనుకున్న రీచ్‌కి ఒక 1, 2 ఇయర్స్ లేట్ అయినా సరే చెవు చేరువవుతారు. కానీ అంతవరకు మీరు ఖాళీగా ఉండరు కదా! మీ చేతిలో ఏదో ఒక పనుంటుంది. మీ చేతిలో ఒక వ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక జాబ్ ఉంటుంది. అదీ కాకుండా మీకు నెలవారీ కింద సాలరీ వస్తుంది. దాంతో పాటు మీరు మీ ఫ్యామిలీ‌ని కూడా సపోర్ట్ చేయొచ్చు". ఎందుకంటే ఇప్పుడు మీరన్నట్టుగా ఇప్పుడు ఐఐఎం‌కి ఈ ఎంబీఏ చేయాలంటే ఖచ్చితంగా మీకు 70,00,000 అంటే ఎవరికీ ఎవ ఎంతో ఆస్తిపరులైతే గాని వాళ్లది చేయలేరు. లేదు అనుకుంటే మనలా సాధారణ వాళ్ళు ఏం చేస్తారంటే అంత హాస్టల్‌లో జాయిన్ అవుతారు. కానీ వాటి ఫీస్‌లు కట్టడానికి తల్లిదండ్రులు గట్ల ఈ అప్పులు గాని ఇవన్నీ తీర్చలేం గదా! సార్. మరి ప్రత్యేకరణ నాకు ఆ జాబ్ కావాలనుకోండి.
ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. మీరు అంటే ఐఏఎం అనేటప్పటికి తల్లిదండ్రులు అప్పులు దాకా కాదు. అందులో అసలు మనం ఆ ప్రవేశం సాధించడం కూడా కష్టమే కదా! ఎంతో ఎంతో కష్టపడి
అన్ని మాములుగా చెప్తున్నారు. కష్టమే అండి. నేను అదే వాళ్ళు అంత కష్టపడి చదువుతారు. నేను కాదనట్లేదు. కాపోతె చెప్తున్నా <smacks lips> ఈలోపు మనకి ఏదైతే ఈ అప్పులన్నీ మనకు కొంచెం క్లియర్ అవుతాయి కదా! అంటున్నా నేను. మనకి కూడా మనం ఒక కుటుంబ పరమ సపోర్ట్‌గా ఉంటాం గదా! అని చెప్పేసి నేను అంటున్నాను.
ఆ! అదే. అయితే ఆహా! అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం మనం అనుకున్న పాత సినిమాలు రీమేక్ దగ్గరికొస్తే మీరు 'ఆకలి రాజ్యం' రీమేక్ చేయాలంటే అందులో మీరు కథా, కథనం అనేటువంటిది ఎలా చూపించాలని మీకు మీరు అనుకుంటున్నారు?
హ్మ్. సేమ్. ఆహ్, అప్పటిలాగే చూపించాలి. ఇప్పుడు కొత్తగా చూపిస్తే ఏంటంటే ఆహ్, వీళ్ళా సినిమా‌ని ఇదేలా ఉంటుందంటే సార్ ఆహ్, మీరొక ఇప్పుడు మీకు చూసుకున్న శ్వాసడ మొత్తం ఉంది కాబట్టి మీరొక సినిమా‌ని ఒక ఒక చిన్న పాటని తీసుకెళ్ళి దాంట్లో మీరు పెట్టారనుకోండి దాన్ని వాళ్ళు ఇన్స్పైర్‌గా ఫీల్ అయ్యి ఒక 1 వీక్ వరకు 10 డేస్ వరకే దాన్ని ఫాలో అవుతారు. తరువాత మళ్ళీ దాన్ని మర్చిపోతారు.
ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును.
హ్మ్. సో, ఇప్పుడేంటంటే మీరు పాత సినిమా‌ని ఆ అదే ఆహ్, విధానంగా తీస్తేనే మీకు మంచిగా ఉంటుంది. ఇప్పడికి గూడా అది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మనం అప్పుడు ఆ సినిమా తీయబట్టే గదా! మనం ఇప్పటికి మనం మాట్లాడుకుంటున్నాం. లైక్ అప్పుడు ఆ విధంగా తీయబట్టే.
మా అంటే మనం ఆ! మరి మనం దాంట్లో ఏదైనా కొత్తగా చెప్పలేదనుకోండి. వాళ్ళు మన సినిమా ఎందుకు చూస్తారు? పాత కమల్ హాసన్ గారు
కొత్తగా అంటే ఆా స్టోరీ స్క్రిప్ట్ అనేది ఇప్పటికీ తరానికి మార్చాలి. అలాగని చెప్పేసి మొత్తం ఆహ్
అదే. అది మీన్ న మరి మీరు ఏ విధంగా మారుద్దాం అనుకుంటున్నారు దాన్ని ఒకవేళ రీమేక్ చేస్తే?
అంటే ఇప్పడికి ఇప్పడికున్న ఈ ఆహ్, ప్రస్తుతం ఉన్న తరాన్ని బట్టి ఇవి వీళ్ళేవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో మీరు ఆ ప్రాబ్లమ్స్‌ని లైక్ ఆహ్, అన్నిటిని భయపడకుండా ఎలాగ మీరు దాన్ని చేసుకోవాలి అని చెప్పేసి ఆ విధంగా కొన్ని ఆహ్, యాడ్ చేసి మనం ఆ సినిమా‌ని తీయొచ్చు.
ఆ! ఆ! ఆ! అవును.